సో, అది చాలా యమౌంట్‌తో కూడిన పని.
ఆ! అవునండి. అంటే ఇంకోకటేంటంటే ఆ! అవునండి. ఇంకోటేంటంటే, మళ్ళీ సినిమాలో కొంతమంది <smacks lips> ఏంటంటే, ట్రిప్పుకానీ ఇలా వెళ్తుంటారు. ట్రావెలింగ్ చేస్తూ, ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తా ఉంటారు. అలా మీకేప్పుడన్నా వెళ్లాలనిపించిందండి? యెళ్తే ఎక్కడికెళ్తారు?
ఆ! అనిపించిందండి. నాకేంటంటే, 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా చూసినప్పుడూ, నిజంగా ఆ సినిమా చ చాలా బాగుంటుంది. థియేటర్‌లో ఆ సినిమా చూస్తుంటే, చూసినప్పుడు, మా ఫ్రెండ్స్, మేము కలిసనుకున్నాం, ఆహ్, ఏదన్నా ట్రిప్పేద్దాము, బావుంటుంది అనేసి. వెంటనే, వెంట వెంటనే ఒక 3, 4 డేస్‌లోనే, ట్రిప్ ప్లాన్ జేసేశాం మేము. వెంట్ ట్రిప్ ప్లాన్ జేసుకొనెళ్ళాం.
అవునవునండి. అవునండి. ఆహా! ఓకే. అంటే ఇంకా చూసిన వెంటనే, అనుకున్న వెంటనే, కానిచ్చేసారనమాట, ఆశ.
<clears throat> ఆ! హ్మ్. అంటే, ఎలగో ఫ్రెండ్సుంటారు, బైక్సుంటాయి. సో ట్రిప్పేముందండి, మనకెలగో ఒక 100 కిలోమీటర్స్ వరకు మనకు పర్లేదు. లోపలా ఇన్నరే గాబట్టి, మనం బైకు మీదే ఎళ్ళిపోవచ్చు. సో, అలా మేము, అరకు ప్లాన్ జేశానండి నేను.
అవునండి. అవునండి. ఆహా! ఓకే. అరకులో ఎక్కడెక్కడ తిరిగారండి ప్లేస్లు?
ఆ! మేము చాపరాయి, నెక్స్టు బొర్రా కేవ్స్, ఆహ్, నెక్స్టు ఈ కటిక వాటర్ఫాల్స్. ఈ 3 విజిట్ చేశామండి. నెక్స్టు అంతకుముందు వంజంగి గూడా చెక్ చా చూసేసాను నేను.
అవునండి. ఆహా! ఓకే. ఆహ్, అవునండి. అక్కడ చు ఆహా! ఓకే. అక్కడున్న ప్లేసులు చాలా బావుంటాయి గదండీ. నేను గూడా ఆల్‌మోస్ట్, అయన్నీ చూసేసొచ్చినోడినే అండి. <giggles> ఎందుకంటే బొర్రా కేవ్స్ ఎళ్ళినప్పుడు, పైన టెంపులుంటుంది. పైన టెంపుల్, టెంపుల్ కోసమే టెంపుల్ కోసం, ఎప్పుడైనా ఎక్కేత్తారండి పైకి? టెంపుల్‌కి ఎహ్, స్టేర్సుంటాయి గదా! స్టీల్ స్టేర్స్.
ఆ! చాలా బావుంటాయండి. ఏది పున్ ప పుణ్యగిరి అంటన్నారా? పుణ్యగిరి.
ఆ! అంటే, అందులో లేదండి బొర్రా కేవ్స్ లోపలయినా ఉంటుంది. లోపల పైకెక్కిన తరవాత, టెంపుల్ చిన్నది.
ఆ! అయితే నేనంత దాకా ఎళ్ళలేదండి. బుర్రా కేవ్స్‌కెళ్ళానుగాని, ఆ లోనే తిరిగాను గాని, పైకెక్కలేదు నేనింకా. అయితే కానీ ఒకటండి, మీడియాకి కథలు <smacks lips> ఈ స్టోరీస్ ఎలా ఉంటాయంటే మనకి, ఇన్స్పిరేషనల్‌గా ఉంటాయి. అంటే అన్ మనకిప్పుడు ఒక విలనున్నాడనుకోండి, ఆడొక ఇద్దరిని చంపేసాడనుకోండి. మనకి చంపియాలనిపించదు ఎవడినైనా ఎళ్లి. <smacks lips> అది వేరు. బట్టు ఒక హీర్ ఒక హీరో‌గాని, హీరో‌గాని ఏదన్నా పని చేసినప్పుడో, లేదా అతను హీరోయిజం‌గా చేస్తున్నప్పుడు మనకే అనిపిస్తది, ఓకే, మనం గూడా ఇలా చేద్దామా? లేదా డ్రెస్సింగ్ బావుంది, మనం కూడా ఇలా డ్రెస్సింగ్ అవుదామా? లేదా డాన్స్ బావుంది, మనం ఆహ్, ఒకటి సిగ్గుపడినొళ్ళుంటారు, ఫ్రీగా డాన్స్ చేసినోళ్ళుంటారు. సో ఫ్రెండ్స్ ముందు డాన్స్ ఎస్తారు, లే ఎందుకంటే, మనకి ఆ సినిమాలో, ఆ సీన్ బా నచ్చుతుంది. ఆహ్, భలే! వుం ఎందుకంటే, కొన్ని సీన్స్ వల్లే, సినిమా హిట్టయిపోయిన రోజులున్నాయి.
అందులోనే ఆహా! ఓకే అండి. ఆహా! ఓకే అండి. ఆ! అవునండి. అవునండి. అవునండి. అవునండి.

ఇప్పుడు 'శివ', 'శివ' మూవీ ఉంది. మా నాన్నగారు చెప్తూ ఉంటారు. 'శివ' మూవీ టైమ్‌లోనంట, ఆ సైకిల్ చైను తీసే సీన్‌కి, థియేటర్ అంతా గోల గందరగోళం అయిపోయిందట, ఆ రోజు. అయిపోయి ఆ ఫీవర్ అలాగుండేదంటే
ఆ! అవునండి. అవునండి. నేనూ చూశానండి అసలు.
ఆ! ఆ ఫీవర్ అలాగుండేదంటే నండి, అప్పట్లో 1990లోని అంటే 89 అనుకుంటాను. 89, 90 సమ్‌థింగ్ ఆ టైమ్‌లోని ఏకంగా వైజాగ్‌లోని ఆహ్, డీ అప్పటి డీఎస్పీ ఏకంగా కర్ఫ్యూ పెట్టేశారంట. ఎట్టి పరిస్థితిలోని గ్యాంగ్‌లు‌గా గానీ, కుర్రోళ్ళు గాని తిరిగితే ఒప్పుకోము అని. అక్కడిదాకా వెళ్ళింది. ఆహ్, నికిల్ డస్టర్‌లు పట్టుకోడాలు, సైకిల్ చైన్‌లు చేతికి పెట్టుకోడాలు, ఫైట్‌లకి వెళ్ళిపోడాలు, గొడవలయిపోడాలు, ఒక సినిమా అంత ఇంపాక్ట్ చేసింది వాళ్ళని. ఎందుకంటే, మనం ఒక సినిమా చూసినప్పుడు డెఫినిట్‌గా మన టేస్ట్ చేంజ్ అవుతుందని.
అవునండి. అవునండి. నహా! ఓకే. అవునండి. అవునండి. అంటే
జనరేషన్‌లు గాని, జనరేషన్‌కి తగ్గట్టే సినిమాలొస్తూ ఉంటయి.
అవునండి. అంటే అది చూడగానే మనం గూడా అలా చేసేయాలి అని థాట్స్ ఒస్‌చ్చేస్తుంటయి. మళ్ళీ అలానే మనం రౌడీయిజం చెయ్యాలన్న థాట్‌లు కూడా కొంచెం వస్తూ ఉంటాయి గదండీ! అప్పుడప్పుడు.
ఆ! అపుడు ఆ సినిమా టైమ్‌లో మాత్రం నిజంగా అందరికొచ్చిందండి. ఎందుకంటే ఆ టైమ్‌లో ఇప్పుడు మనకనుకోండి, ఈ ఇప్పుడున్న జనరేషన్‌లో సీసీ కెమెరాలెక్కడ పడితే అక్కడుంటాయి. ఆహ్, లా కూడా చాలా స్ట్రిక్ట్. ఒక అమ్మాయిని గాని కామెంట్ చేశారా, స్పాట్ వాడిని తీసుకెళ్లి లోన ఎట్టేస్తండ్రు. సో, మీరు గమనించినట్టయితే, అమ్మాయిల మీద కామెంట్‌లు గూడా చాలా తగ్గిపోయాయి. అసలేం చెయ్యరిప్ ఈ మధ్య ఎవరు చేయట్లేదసలు. అంత రిస్క్ చేయట్లేదు. బట్ అప్పట్లో‌నెలాగుండేదంటే కెమెరాలుండేవి కాదు. ఈ మీడియా అదీ అంతుండేది కాదు. ఈ రౌడీయిజం ఎక్కువుండేది. పోలీసులకి కూడా అంత తెలిసేది కాదు. ఎవడన్ ఆహ్, తప్పు జేసినాడు వాడు వేరే ఊరెళ్ళిపోయినా ఈళ్ళకికన్ పట్టుకునే లేపోయేవారు. సో, ఆ టైమ్‌లో ఇలాంటి సీన్‌లు చాలా బీ ఎక్కువుండేవి. రౌడీయిజాలు గాని, కొట్టేసుకోడాలు రోడ్ల మీద, రౌడీయిజాలు, ఇవన్నీ ఉండేవి. మనకి మన జనరేషన్‌కొచ్చేసరికి ఇవాటోమేటిక్‌గా తగ్గాయి.
అవునండి. అవునండి. అవునండి. ఆ! అవునండి. అవునండి. అవునండి. అవునండి.